కొంతమంది సినిమా కథానాయకులు గానీ, అందులో క్యారెక్టర్స్ గానీ, మన్ని ఎంతో ఆహ్, ఆహ్, ఏంటది? అనుభూతి చెందుతూ ఉంటాం వాళ్ళ యాక్షన్ అవి చూసి. ఆ! ఆ! ఆ! మన స్టైలు కూడా మార్చేస్తూ ఉంటుంది. అలా నీకేయన్నా జరిగిందా? <chuckles> అది. అవును. ఆ! ఆ!
అవును. అవును. చాలా ఇష్టపడుతూ ఉంటాం. ఆ! కొన్నిసార్లు జరుగుతుందండి. <giggles> చాలా సార్లండి. అంటే, ఇప్పుడు ఎలా ఉంటదంటే మనం చూసిన ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ మనకు నచ్చుతది. అది హీరో అవ్వచ్చు, లేపోతే హీరో ఫ్రెండు కూడా అవ్వచ్చు కదా!
అవును. అంతే కదా! ఏదైనా క్యారెక్టర్ కొన్ని అందులో ఉన్న పాత్రలు మనకి ఎంతో మనకి అనుభూతి కలుగుతుంది వాళ్ళని చూస్తుంటే మనకి. ఆ!
హ్మ్. అవును. అది నాకు కూడా అలాంటి అనుభూతి జరిగిందండి. నేను కూడా కొంచెం ఆహ్, ఎలా అంటే, వాళ్ళని చూసి అరే ఇలా ఉండుంటే బావుండు కదా! మనం కూడా.
ఆ! అంటే నా నీవు అంత ఇష్టపడ్డావనమాట ఆ కా క్యారెక్టర్. అది. అందులో లీనమయిపోయి, ఆ పాత్ర యొక్క ఆ స్వభావం నీకు చాలా దగ్గరగా అనిపిచ్చింది.
ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హ్మ్. అవును. ఆ! నిజమండి. చాలా దగ్గరగా అనమాట. ఎలాగంటే, దాని నుంచి నేను నా జీవితంలో కూడా కొన్ని పాయింట్లు యాడ్ జేసుకుందాము అనేంతలాగా నాకు నచ్చినియనమాట ఆ క్యారెక్టర్లు.
ఆ! ఆ! ఆ! నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందనమాట అది. ఆ! అవును.
అవునవును. అయితే, దానిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంటే, ఇలా ఫ్రెండ్ క్యారెక్టర్లవి చెప్పాలంటే, 'మజిలీ' సినిమా ఉంది కదా! అంటే, నాగచైతన్య గారిది. హ్మ్. దానిలో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా బావుంటదండి.
ఆ! 'మజిలీ.' ఓకే. ఓకే. 'మజిలీ' సినిమా. ఆ! ఫ్రెండంటే ఎవరు అది. ఆ! హీరో యొక్క ఫ్రెండ్
ఆ! ఆ! హీరోకి ఫ్రెండ్
ఆ! అమ్మో! చాలా బావుంది. ఆ!
సుహాన్ ఆహ్, సుహల్ చేశాడు.
ఆహాహా! అది. ఆ!
చాలా బాగా చేశాడండి అది. యాక్టింగ్ గాని, అసల ఆ పాటలో జీవించేసాడు.
ఆ! అది పాత్ర ప్రకారంగా అంత ముఖ్య పాత్ర కాకపోయినా, నీకెంతో ప్రభావితం చూపించింది నీపై.
ఆ! అంటే ఆ అది కొంచెం సినిమా పరంగా చిన్ని చిన్ని చోట్ల, దాని ప్రాముఖ్యత ఉంది కానీ, అది సినిమాలో ఆహ్, ఏదైతే మేజర్ రోల్ ఉందో ఆ మేజర్ రోల్ అయితే కాదు. సైడే.
ఆ! అది. ఆ! అది. అది. కానీ అందులో ఒక ముఖ్య పాత్ర. అది. అవును.
హ్మ్. అవును. అంటే అది ఒక చిన్న సీన్ ఉంటదండి. చిన్న పిల్లతో మాట్లాడుతా ఉంటాడనమాట, అంటే డాటర్‌తో. ఆహ్, ఆ హీరో గురించి, హీరోయిన్ గురించి ఆహ్, హీరోయిన్ వాళ్ళ కూతురు తప్పుగా అర్థం చేసుకుంటదనమాట.
ఆ! <giggles> ఆహహా! అది. అక్కడ <giggles> అంటే ఆహ్, అతను గురించి. ఆ క్యారెక్టర్ ప అతను పాత్ర గురించి, తప్పుగా ఆలోచిస్తుంది కూతురు.
ఆ! ఆ విషయం గురించి హ్మ్. ఆ! కాదు. కాదు. కాదు. ఇతని గురించి కాదు. హీరో గురించి హీరోయిన్ గురించి కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటది. ఇతనేమో హీరో ఫ్రెండ్ కదా!
ఆహాహా! అవునవును. హీరో ఫ్రెండ్ కదా! అది. హీరో గురించి తప్పుగా ఆలోచిస్తూ ఉంటుంది. అది. ఆ! ఆ!
ఆ! హ్మ్. ఇతన్ ఆ! అవునవును. ఆ! హీరో గురించి తప్పుగా ఆలోచిస్తదనమాట. అయితే, ఆహ్, అంటే నువ్వు చిన్న పిల్లవి నువ్వు అర్థం చేసుకునేంత అనుభవం లేదు అని చెప్పేసి, ఆహ్, అంటే ఒక చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో కరెక్టుగా దానికి తగ్గట్టే డైలాగ్స్ రాసి భలే చెప్పారండి. చాలా బావుంటదది.
అలాగే మాట్లాడి. ఆ! చాలా బావుంటాయి. కానీ నిజంగా చాలా ప్రభావం చూపిస్తాయి కొన్ని పాత్రలు, అలా నిజ జీవితంలో కూడా, అది, అలాగా వ్యవహరించాలి అని కూడా అనిపిస్తది. నిజంగానే. అలాగా.
హ్మ్. ఆ! పక్కాగా. <giggles> అదే. హ్మ్. అంతే. నేను దాన్ని చూసి మాత్రం చిన్న పిల్లలతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పిల్లలు కొంచెం అప్డేట్ అయినయి ఫోనులో ఏయి పడితే అయి చూస్తూ ఉంటారు. అలాగని చెప్పి మనం వాళ్ళకి సర్లే వాళ్ళకిన్నీ తెలుసు కదా అని చెప్పి మనం మాట్లాడకుండా
మనం అలా యా మనం ప ప్రోత్సహించలేం కదా! కొన్ని విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా, మన పర్యవేక్షణలో ఉండాలని అనుకుంటాం.
అవును కదా! <giggles> అవును. అ మీకు సమయం ఉందిరా బాబు! ప్రతిదానికి. కొంచెం ఆగండి అని జెప్పేసి, మనం వాళ్ళకర్థమయ్యే భాషలో చిన్న పిల్లలదో చిన్న పిల్లలుగానే డీల్ చేయాలని జెప్పేసి ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత నాకు బాగా అనిపిచ్చింది.
అవును. అవును. <chuckles> అది. ఎంతో బావుంది నిజంగా. అలా కా ఆ అదే ఒక క్యారెక్టరు. తర్వాత ఇంకేవైనా పాత్రలు, కథానాయకుడు గానీ, అలాగ నీకేవన్నా ఆహ్, నీ మీద ఆ ప్రభావం ఏవన్నా చు పడిందా?
అదే. <chuckles> హ్మ్. ఇంకా అబ్బో! చాలా ఉన్నాయి కథానాయకుడైతే గనక. ఆ! మనకి అల్ 'అల్లు అర్జున్' గారిది ఉంది గదా సినిమా!
<chuckles> ఆ! <giggles> ఆ! ఆ! 'అల్లు అర్జున్' ఏంటి చే ఓకే. ఆ! అదే. 'పుష్ప' 'పుష్ప' ఏదో. ఆ! <chuckles> ఈ మధ్య కాలంలో అదే కదా! <laughs> అలాగా. ఆ!
రీసెంట్ హిట్. ఆ సినిమాలో ఆ! అవును. ఆ పేరు తెలీయనోళ్ళంటూకుండరు. అందుకని నేను పేరు చెప్పలేదు. <chuckles> అయితే ఆ సి ఆ సినిమాలో అంటే ఫస్ట్ పార్ట్‌లో ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలేసుకున్న ఆ క్యారెక్టర్ ఉంటది జూసారా?
ఆ! <chuckles> <chuckles> అవును. <chuckles>
అది అంటే కొంచెం రెక్లెస్‌నెసు ఉంటది. కొంచెం ఏంటంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటదండి. ఇమ్మీడియేట్‌గా అంటే కొద్దిగా అంటే రెస్పెక్ట్ ఇస్తే నీకు జాబ్ ఉంటది, లేకపోతే లేదు అంటే, అవసరం లేదు. నా దుడ్డు నాకిచ్చేసేయు, నేనెళ్ళిపోతా అంటాడు కదా!
ఆ! అవును. అవును. అవునవునవును. <chuckles> అదే.
అవును. నా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటదనమాట. అంటే మన క్యారెక్టరొకటుంది. దాన్ని వేరే ఎవరి కోసము మనం ఎందుకు చంపుకోవాలి?
అదే. అవును. అది. అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్టు ఉంది. అవతల వాళ్ళతో కరెక్ట్‌గా అనమాట అక్కడ డైలాగ్ పడిందక్కడ. <chuckles> అది. వెంటనే అ అవతల వాళ్ళకర్థమయ్యేటట్టు. చాలా బావుంటాయి ఆ డైలాగులు అది నువ్వు చెప్పినట్టు. అది. ఆ! ఆ!
అదే. అవును. <chuckles> చాలా బావుంటదసలది. అవును. అదేండి. అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆహ్, అంతలాగా మనం నిజ జీవితంలో ఉండలేకపోవచ్చు గానీ <giggles>
అవును. ఉండలేం కానీ, అలా అనిపిస్తుంది. అలా అలాగా కరెక్ట్‌గా అలాగే ఉండాలని అనిపిస్తుంది ఆహ్, ఒక్కోసారి. అవును.
అవును. ఖచ్చితంగా. అదే. ఎస్పెషల్లీ మేనేజర్‌తో మాట్లాడేటప్పుడు, <chuckles> ఈ ప్రాజెక్ట్ గురించి ఏదన్నా ఆ! లోపల లోపల ఈ కీబోర్డు నాదే, మోసు నాదే ఏంటి నువ్వొచ్చి ఇక్కడ మాట్లాడేది? <laughs>
ఖచ్చితంగా మనసులో అనుకుంటావా? <chuckles> ఆ! అవును. నువ్వు చెప్పేదేవిటి నాకు అని మనసులో అనుకుంటావు కనీసం. <chuckles> అది. ఆ క్యారెక్టర్‌ని కూడా తలుచుకుంటావు. అవును. <chuckles> అంతే కదా! మరి! ఆ!
అవును. అంటే బయటికి చెప్పలేం కదా! <giggles> హ్మ్. బయటికి చెప్తే ఆహ్, అక్కడ ఎలాగా జాబొదిలేసి ఎళ్ళిపోయాడో నేను కూడా అలాగే ఎళ్ళాల్సొస్తది.
అయ్యా అంతే కదా! ఆ జాబు వదిలేసే ముందు ఎప్పుడైనా చెప్పొచ్చేమో కానీ, అసలు అలాంటి ఆలోచనే రాదు. <giggles> అది. ఆ! తర్వాత
అవును. ఆ! ఇంకా చిన్నప్పుడైతే గనక బాగా ఫాలో అయింది 'పవన్ కళ్యాణ్ గారు' 'గుడుంబ శంకర్' అని చెప్పేసి ఒక సినిమాలో ఆహ్, మనకి హ్మ్. ఆహ్, 'గుడుమ శంకర్,' 'బాలు' ఈ 2 సినిమాల్లో అండి కరెక్ట్‌గా గుర్తులేదు గానీ, ఫ్యాంటు మీద ఫ్యాంటేసుకునేవాళ్ళు.
ఆహా! 'గుడుంబ శంకర్' ఆ! ఆ! అది అవునవును. ప్యాంట్ మీద ప్యాంట్ అ అ అదక్కడే కదా! అసలు మొదలైంది ఆ స్టైలు. ఆ!
2 ఫ్యాంట్లు. అవును. అది నేను కూడా ఫాలో అయ్యా కొన్ని రోజులు.
అవును. ఆ చిన్న వయసులో అవన్ని బావుండేవి. <chuckles> బావుంటాయి కదా! అది.
అయితే, అయితే అవును. అయితే, నాకు దెలిసి దాన్నీ లోపల నుంచి ఇంకో ఫ్యాంటేదన్నా కుడతారేమో గాని, నేనేం జేశానంటే ఫుల్లుగా ఫ్యాంటేసేసుకోని, దాని మీద ఇంకో ఫ్యాంటేసుకోవడం, అలాంటిది చేశాననమాట. కొంచెం వింత వింత చేస్టలన్ని జేశా.
ఆ! అదే. అదే. అదే
ఆ! దాని వలన ఏం జరిగిందంటే కొద్దిగా నడుస్తునేటప్పుడు, ఆ దాన పద్దాకా పట్టుకుని, లాక్కోనే స్థితిలో వచ్చింది. <chuckles>
<chuckles> అవునంతే కదా! అది జారిపోతూంటుంది. 2 ప్యాంట్లు కరెక్ట్‌గా పట్టవు కదా! బటను అదిను. అది. <chuckles> ఆ!
అవును. దాని వలన నేను కొంచెం దాన్ని అవాయిడ్ చేసా అన్నమాట. ట్రై జేశాను గాని, వర్కౌటవ్వలేదు.
ఆ! మీ వాళ్ళు చాలా నవ్వుకొనుంటారు. మీ తల్లిదండ్రులు, అది చూసి. ఆ! అది. చాలా బావుందది. ఆ!
ఆ! దొరికేసా రెండు మూడు సార్లు. అదొకటి. ఇంకా మీరు 'పోకిరి' సినిమా 'మహేష్ బాబు' గారిది చూస్తే ఆ! అంటే ఒక స్ డిఫరెంట్ ట్రెండండది. ఒక అంటే ఫుల్లు హ్యాండ్సున్న షార్టేస్తారు. దాన్ని మాడతేస్తారు. దాని ఆల్రెడి బన్నీ ఉంటది. ఆ బన్నీ, కూడా ఫుల్ హ్యాండ్సే, దాన్ని కూడా మడతేస్తారు.
అబ్బా! అవి చాలా బావుంటాయి. అవును. అవును. ఆహాహా! అది. ఆ!
మనకి హ్మ్. మనకి ఆ బన్ అంటే ఏదైతే లోపల మనం టీ షర్ట్ ఏసుకుంటామో, అది కాలర్ దగ్గర వి షేప్‌లో కనపడతా ఉంటది. ఆహ్, హ్యాండ్స్ దగ్గర కూడా కనబడతా ఉంటది కదా!
అవును. ఆ! అంటే అంత పా 2 ఉంటాయింటావా అది? ఆ! 2 షర్ట్! ఓకే. ఓకే. ఓకే. ఆ!
హ్మ్. రెండేసుకుంటారు. అయితే, అది చూసినప్పుడైతే మాత్రం ఎలా అనిపించిందంటే, మతిపోతందండి లోపల సీన్లు అన్నట్టుంటది. <giggles> అదే.
<chuckles> అంతే కదా! అసలు అలాంటివి ఖచ్చితంగా అది వ బ పాటించాలి. వేసుకుందాం అని అనిపిస్తుంది. ఆ యుక్త వయస్సులో బావుంటాయి కూడాను. ఇప్పుడు ఆ వయసులోని, ఇప్పుడు వృత్తిపరంగా కొన్ని రూల్స్ ఉండొచ్చు కానీ, మామూలుగా అయితే అవి వేసుకున్నా కూడా చాలా బావుంటాయి అవి. చక్కగా. అదే. అవును.
ఆ! వేసుకున్నాను కూడాను. <giggles> అదే. ఆ! అవి కొంచెం నీట్‌గా కూడా ఉంటాయి కాబట్టి, నేనవి ఏసుకున్నాను. ఆ! కాలేజ్లో కూడా బాగా చెక్కెర్లు కొట్టాను. అందరూ కూడా ఆ! చూసారు. <giggles>
అందరూ చాలా నచ్చుగా నచ్చాయి వాళ్ళకి. అదే. ఆ! అందరూ ఆ 'మహేష్ బాబు' ఫ్యాన్స్ కింద మారిపోయారు కదా! ఆ సినిమా తర్వాత, అందరూను మొత్తం. ఆ! <giggles>
ఆ! మరి అంత వింతగా లేదు. ఆ! చాలామందొచ్చారండి ఆ సినిమాకి. నిజంగా, ఫ్యాన్స్ చాలామందయ్యారు.
అదే కదా! ఒక్క సినిమా కూడా వాళ్ళకి వ్ కొన్ని సినిమాలు వాళ్ళకి కూడా ఒక మలుపురాయి. మొత్తం వాళ్ళకి టర్నింగ్ పాయింట్లు, హీరోలకు కూడాను. అది. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా ప్రభావం చూపి, నువ్వేమన్నా కొంచెం అలా మారడానికి ప్రయత్నాలు జరిగాయా?
ఆ! నిజమే అది. ఆ! ఈ మధ్య కాలంలో అంటే, ఆహ్, ఇదే 'పుష్ప' 1ను, ఇంకోటి కొంచెం ముందుకెళ్తే గనక మనకి, హ్మ్. 'జిల్' అని జెప్పేసి ఒక సినిమా ఉందండి. లైక్ మీరు 'మిర్చి' చూసుంటారు 'ప్రభాస్‌ది'. ఆ!
'మిర్చి' ఆ! 'మిర్చి' 'ప్రభాస్' సినిమా. ఆ!
హ్మ్. దాని తర్వాత యమ్మటనే అదే ప్రొడక్షన్ హౌస్‌తో 'జిల్' అని చెప్పేసి ఒక సినిమా ఒచ్చిందంట. ఆ! ఐ మీన్ వచ్చింది. హ్మ్. కాదు. కాదు. కాదు. ఆహ్ గోపచంద్ గారిది.
అంటే అతనిదేనా? 'ప్రభాస్' దీంట్లో? ఆ! గోపీచంద్ గారు. ఓకే. ఓకే. ఆ!
హ్మ్. ఆ సినిమాలో కూడా అంటే, ప్రభాస్ గారు యాక్చువల్‌గా ఏంటంటే ఫార్మల్స్ ఏసుకున్నారు చూశారా?
అవునవును. ఫార్మల్సే కదా! అన్నీ మిర్చీలోని. ఎక్కువ అది, ఆ పాటలవి గూడా చాలా పెద్ద హిట్టు. అన్ని ఫార్మల్స్‌తోనే ఆ డ్యాన్సులవి వేయడం చూపిచ్చాడు. అవును.
ఆ! అవునవును. అదే. అవును. ఆ సినిమా కన్నా ముందే వచ్చిందనమాట 'జిల్' సారీ ముందే తీసుకొచ్చారు. సో, ఆ 'జిల్' చూసినప్పుడు 'జిల్‌లో' కూడా యాక్చువల్‌గా సేమ్ ఇలాంటి ఫార్మల్సే ఏస్తాడు 'గోపిచంద్.'
ఆ! ఆహా! అది. <giggles>
అది చూసినప్పుడు అరె ఆ! నాకు యాక్చువల్‌గా ఫార్మల్స్ అంటే కొంచెం చెప్పాలంటే కొంచెం ఇరిటేషనండి. ఎందుకంటే, అదేసుకుంటే ఏదో ఒక రకమైన ఎటైరు ఏదో ఆ! ఆఫీసుకి కూడా కాదు ఇంటర్వ్యూకే, ఇంటర్వ్యూకెళ్తన్నట్టు.
అవును. ఆఫీస్‌కేదో వెళ్తున్నట్టు. <chuckles> ఆఫీస్ ఆ! ఇంటర్వ్యూకెళ్తున్నట్టు కరెక్టు. ఆఫీసుకి కూడా ఈ మధ్య కాలంలో టీషర్టులవి కొంచెం ఎలో చేస్తున్నారు కొన్ని ఆఫీసుల్లోని. అవును. అది కరెక్ట్. అవును.
<chuckles> అవును. క్యాజువల్స్ కూడా ఎలో జేస్తున్నారు. అది. నాకందుకని జెప్పేసి నేనంత ఫార్మల్సు నాకసలు నా రో నా క్యాబిన్‌లో ఉండవనమాట. ఏదో ఒకటో, రెండో ఉంటాయి. ఏదన్నా ఇంటర్వ్యూకి కావాల్సొస్తే ఎళ్ళొచ్చన్నట్టు.
అవును. <chuckles> అవును. <chuckles>
కానా సినిమా చూసిన తర్వాత భలే అనిపిచ్చిందండి. అంటే, ఒక ఫార్మల్ షర్టుతో ఇంత బాగా రెడీ అవ్వొచ్చా? అని జెప్పేసి నేనది తీసుకున్నా ఆ స్టైల్‌ని. నేను తర్వాత చాలా ఫా ఆ! చాలా ఫార్మల్ షర్ట్సు కొని హ్మ్.
ఆ! అవును. అది నిజమే అది. ఆ! కొన్ని కలర్స్ చాలా బాగా నప్పుతాయి. అవి ఆ ఫార్మల్స్‌లో కూడా నువ్వన్నట్టు ఎ ఎంతో బావుంటాయి. డీసెంట్‌గా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మన స్టైలు ప్రకారంగా స్టైలుగా గూడా కనిపిస్తాం. అది. ఆ! అవును. అది. <giggles>
హ్మ్. ఆ! వాస్తవం అండది. <giggles> నేను కూడా ట్రై జేశాను. అది కూడా వర్కౌట్ అయింది. చాలా బావుంది ఇప్పుడది. <chuckles>
వర్క్‌అవుట్ అయింది. ఆ! <chuckles> అది. పుడు అవును. కొన్ని సన్నివేశాలేవైనా చెప్పగలవా నిన్ను ఆకట్టుకున్న సన్నివేశాలు నీకు నచ్చిన సినిమాలోంచి?
ఇప్పుడుకి కూడా ఫాలో అవుతున్నానది. ఆహ్, ఆకట్టుకున్న సన్నివేశాలంటే, ఇప్పుడు ఆ సినిమాలో అయితే గనక హీరోయిన్‌కి ప్రపోజ్ చేసేది అది బావుంటది. ఇంకా ఈ మధ్య కాలంలో నేను ఈ 'లిటిల్ హార్ట్స్' అని జెప్పేసి ఒక సినిమా చూశాను కొద్దిగా చిన్న పిల్లలదే అది. అంటే, ఆహ్, ఆ ఏజ్.
ఆ! ఆహాహా! అంటే, చిన్ యుక్త వయసు, యుక్త వయసు వాళ్ళు.
హ్మ్. యుక్త వయసు.
ఆ!
ఆ! వాళ్ళ దానిలో కూడా నాకు భలే నవ్వు తెప్పిచ్చే సన్నివేశాలు చాలా ఉన్నాయన్నమాట దానిలో. ఆ
<chuckles> ఆ! ఆ! బా బాగా హిట్టయినట్టుందా సినిమా అంతాను. <giggles> ఆ!
ఆ! బాగా హిట్టయింది. అయితే దానిలో యాక్చువల్‌గా నేనొక చిన్న సీన్ జూశాను. హీరో హీరోయిన్ కోసం హెయిర్‌ని బాగా పెంచుతాడనమాట.
ఆ! అలా కూడాను. <chuckles> ఆ!
హ్మ్. జస్ట్ లైక్ అప్పట్లో మనకి 'ధోనీ' హెయిర్ స్టైల్ అని జెప్పేసి కొంచెం హెవీగా ఒచ్చేది హెయిర్.
ఆ ఆ! 'ధోని' అంటే క్రికెటర్ 'ధోని' ఫస్ట్ ఫస్ట్‌లో ఉండేది కదా! అలాగా. ఆ!
అవును. అవునవును. సో, అదేంటంటే ఎదర కాకుండా ఎనకమాల మనకి మెడ దెగ్గరుంటది చూసారా? అక్కడ హెయిర్ బాగా పెంచి
ఆ! అక్కడెక్కువ పా ఒక దీనిలాగా. జడలా కొంచెం ఎక్కువ పెట్ట పెంచడం. ఆ! <giggles> అదే జడేసుకోకుండా అంతే ఆ రింగులా తి తిరిగేటట్టు. వదో అదొక విచిత్ర విచిత్రమైన ధొరణి అంతే. ధోరణి ఆ!
ఆ! ఆల్‌మోస్ట్. కాకపోతే జడేసుకోము. ఒత్తి ఇలా రింగ్ లాగా తిరుగుద్దనమాట ఎనక్కి. హ్మ్. అది నేను ఆ! అదే. ఈ సీన్ చూసినప్పుడు నా చిన్నతనం కూడా గుర్తొచ్చింది. నేను నాకు తెలిసినంత వరకు 10థ్ క్లాస్‌లో అనుకుంటా, ఇలా నేను కూడా చేశాను.
ఆ! <chuckles> ఆ స్ ఆ స్కూలు టైమింగ్స్‌లోని అది ఎలా ఉన్నా బావుంటాయి. ఇప్పుడు ఆ టైముల్లోని చక్కగా ఇలాంటివన్నీ కూడా అది వె వెగటుగా అనిపించదు. ఆ ఏజ్‌లోని.
నైన్త్, నైన్త్‌ల ఆ! నైన్త్ క్లాస్‌లో జేశాను. ఆ! బాగా. అవును. పైగా చిన్న పిల్లోడిన్ని కాబట్టి నన్ను కూడా అంత పట్టించుకోరు కదా!
అవును. అంతే కదా! పట్టించుకోరు. తర బావుంటాయివి, అవి చక్కగా చిన్న పిల్లలకి. అదే.
హ్మ్. కాకపోతే, అమ్మ మాత్రమే కొడతా ఉండేది, పద్దాక చూసినప్పుడల్లా. <chuckles>
ఆ! <chuckles> అది ఉంటుంది. అది ఎలాగా తప్పదు. అది. కానీ, అ
అవును. అప్పటికి క్రాఫ్‌కి కూడా తీసుకెళ్లారు. నేనది తప్ప మిగతా అంతా నీట్‌గా చేయించుకున్నాను. ఎనకమాల మాత్రం అస్సల, టచ్ చేయొద్దని జెప్పాను.
ఆహా! ఆ! అది. ఆ! అలాంటివే ఉంటాయి. మ మనము, వ ఆ సినిమాలు చూసి, ఆ ప్రభావం మన మీద పడి, ఇలాంటి హెయిర్ స్టైల్‌లో, వాటిలో కూడా చూపిస్తూంటాం. అది. ఆ బాడీ లాంగ్వేజవి కూడా ఏమైనా మారిన సందర్భాలున్నాయా ఏదైనా సినిమాలు చూసి?
<chuckles> అవునండి. అవును గదా! <chuckles> ఆ! 'శంకర్ దాదా ఎంబీబీఎస్' చూసినప్పుడైతే <chuckles>
ఆ! <chuckles> 'చిరంజీవి' సినిమా. ఆ!
అవును. దానిలో ఆహ్, మన 'శ్రీకాంత్' గారు ఆహ్, ఆస్ప ఆహ్, ఇది మన 'చిరంజీవి' గారు లోపలికెళ్ళేటప్పుడు అన్నా, ఆ పోర్లున్నారే స్టైలు స్టైల్ అంటారు. <chuckles>
ఆ! <laughs> అది. ఆ!
అనంగాల్నే, 'చిరంజీవి' ఒక రకమైన రిథమిక్‌గా నడుస్తా ఉంటారనమాట.
ఆ! అది. అసలు
అది చూసే, అప్పుడు నేను కూడా అలా నడవడం స్టార్ట్ జేసి, ఒకానక సిచ్యువేషన్‌లో అలవాటయిపోయింది.
అలవాటైపోయి కొన్నాళ్ళలాగా, లా నడిచావు. ఆ! అద ఆ టోన్ గూడా మారిందా ఎప్పుడైనా?
ఆ! కొన్నాళ్ళలాగా నడిచాక ఏటంటే, ఇప్పుడు ఆ! బాగా. <chuckles> పక్కన ఏదన్నా పోలుందనుకోండి, ఒక కాళు పైకెళ్ళిపోయి, ఇంకో కాళు కిందుండి ఇలా, స్టైల్‌గా నుంచోడం.
ఆ! <chuckles> ఆ! ఆ! ఆ! <chuckles> ఆ! అది.
అది కొన్ని కొన్ని సార్లు కొంచెం, చెడ్డ విషయాలు కూడా నేను ఇన్స్‌పిరేషన్ తీసుకుంటా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్లు తాగుతూంటారు కదా! హ్మ్.
అదే మనకు తెలీని వయసులో. ఆ! అది మట్టుకు కొంచెం <chuckles> అది వ్యసనాలకి కూడా అవును. అదే. అదే. కొంచెం ఆ యాక్షన్ చేయడం అన్నది నేర్చుకున్నావు. అది.
ఆ! అయితే నేను, తాగలేదెప్పుడు. ఆ! అంతే, ఏదో ఖాళీ ఆహ్, 2 గేళ్ళని ఇలా పట్టుకొని, ఇలా ఆహ్, ఏదో సిగరెట్లు తాగుతున్నట్టు ఉఫూ, ఉఫూ అనేవాడినమాట. <chuckles>
అదే. అదే. ఆ! <chuckles> అది నిజంగా, చాలా హాస్యంగా అనిపిస్తుంది. కానీ, చూసేవాళ్ళకి కూడా, ఆ వయసులోని, ఎలా చేసినా కూడా అందరూ కూడా ప్రోత్సహిస్తారు. వాళ్ళకి కూడా చాలా కన్నుల విందుగా ఉంటుంది. అది. ఆహ్, నీకు కూడా మనసుకరు అవును. ఆ! ఏ డైలాగులసలు? పాపులర్ డైలాగ్ నీకిష్టమైనవి?
హ్మ్. అవునండి. ఇంకా డైలాగులు కూడా చెప్తూ ఉండేవాడిననమాట అప్పట్లో. <giggles> అంటే, 'చిరుత'లో హ్మ్. 'చిరుత'లో అంటే, నాకిష్టమైనయంటే చాలా ఉన్నాయి. అయితే, నేను బాగా ఎక్కువమందికి చెప్పి, ఆ స్టైల్‌లో, ఆ ఫార్ఫిట్‌లో చేసిందైతే గనక, ఆహ్, 'రామ్ చరణ్' గారిది 'చిరుత'లో హ్మ్. ఆ! ఫస్ట్ సినిమా అండి. అదే దానిలో, ఈ అడవి నాదే, ఈ వేట నాదే చిరుతా అని చెప్పి అరుస్తాడు కదా! అది చేసి చూపిచ్చేవాడినన్నమాట, మా ఫ్రెండ్స్‌కి, లాపోతే మాకు
ఆ! అదే. అదే. ఆ! ఆ! 'చిరుత' ఫస్ట్ సినిమా అనుకుంటాను. ఆ! ఆ! ఆహాహా! అది. అబ్బా! కానీ, చ ఎంత బావుంటుందో అసలు! ఆ ఫ్రెండ్స్‌తో, అలాగా, అవన్నీ డైలాగులు చెప్తూ ఉండడం, ఇవన్నీ అసలు, మ మర్చిపోలేని సన్నివేశాలివన్నీను. ఆ! ఎంతో బాగా చెప్పావు. ఇవన్నీ కూడా, ఈ సినిమా పాత్రలు, నీ స్టైలెలా మార్చింది? ఆ! అన్నది చాలా బాగా చెప్పావు. ధన్యవాదాలు. <chuckles> అదే. ధన్యవాద్
హ్మ్. చాలా బావుంటది. అవును. <chuckles> మీకు కూడా అండి. ధన్యవాదాలు.